అంటే నేను, రెండు ఇప్పుడు మ మాళ్ళు మా ఇంటికొస్తున్నారంటే 2, 3 చూపిస్తాను వాళ్ళకి ఆ రంగులు. చూపించి
హ్మ్. ఓహ్! ఓకే. డైరెక్ట్‌గా చాయిస్ వాళ్ళకే వదిలేస్తారు.
వాళ్ళకే వదిలేస్తా. ఏవన్నా అప్పుడప్పుడు ఉంచుకుంటూ ఉంటాను 1, 2 శారీసు. గబుక్కుని అనుకోనే మా ఆడపడుచులు ఎవరైనా వచ్చినప్పుడు, వాళ్ళకు ఖచ్చితంగా బట్టలు పెట్టవలసి వస్తుంది. అంటే నా తరపు నే పెడతాను. అది ఒక ఆనందం. వాళ్ళ ఆడపిల్ల కదా! మన ఇంటికి.
ఓకే. హ్మ్. ఓకే. అవునా! అదే, అదే. ఈవ్ వాళ్ళకే చాయిస్ వదిలేయడం అనేది మంచి ఆలోచనండి. అందరికి తట్టదు గదా!
అదే. ఆ! అవును అదే. సో, వాళ్ళకి కావాల్సిన‌వే ఎంచుకుంటా 2, 3 శారీస్ ఉంచుతాను. లేదు ఒక్కోసారి అడుగుతాను డ్రెస్సు‌లు వేసుకుంటావా అంటే వాళ్ళు అందరూ ఇప్పుడు డ్రెస్సు‌లే. ఈ డ్రెస్, చుడిధార్ అన్నది కామన్ అయిపోయింది. ఐటీ వాళ్ళవుతే, ఇప్పుడు మా పక్కింటి వాళ్ళు, తర్వాత మా తోటికోడళ్ళ ఆడపిల్లలు వీళ్ళందరూ వాళ్ళందరూ ఇప్పుడు ఇవే జీన్సు, ఆహ్, లూజ్ టాప్సు ఇవన్నీ వేసుకుంటారు.
హుహు. ఓకే. హుహు. హ్మ్. కామన్ అయిపోయింది. హ్మ్. హ్మ్. హ్మ్. అదే. అదే. అదే. అంటే దుస్తులు మారిపోయింది. ఆహ్, ఇప్పుడు దుస్తుల విషయంలో ఒకళ్ళకి సలహా ఇవ్వాలంటే, ఇది మీకు నప్పలేదు. ఇదైతే బాగుంటుందేమో, అన్నట్టుగా సలహాలు ఇస్తారా?
ఇవి ఫార్మల్స్ కింద మారిపే <chuckles> సలహా ఇవ్వడానికి, అంటే బాగా దగ్గర వాళ్ళు ఇప్పుడు మా చెల్లి ఉందనుకో, నేను చెప్తాను. ఏవిటే ఇలాంటి <chuckles> డ్రెస్ వేసుకున్నావు అని మొహం మీద చెప్తాను. కానీ, కొంతమందికి అలా చెప్పలేము అని అనిపిస్తుంది. ఆయ్ అంటే, కానీ ఇండైరెక్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తా. మరీ అది భరించరానిదిగా ఉంటే ఆ! ఈ డ్రెస్సు పై వేసుకున్నావా ఇంకో ఇంకో డ్రెస్సు కూడా చాలా బాగుంటుంది. అదేదో నువ్వు అప్పుడు కొనుక్కున్నావు కదా! అది వేసుకోవాల్సింది. అలాగ అంటాను. అది. అంతే తప్ప
ఆ! అవును. <giggles> ఆ! అదే, అదే. ఆ! హ్మ్. ఆ! <laughs> అంటే, చెప్పి చెప్పకనే చెప్పినట్టు చెప్తారనమాట.
అంతే. ఆడికి చిన్నగా చెప్పి, చెప్పనట్టు చెప్పడం. కానీ, అలాగా గట్టిగా చెప్పలేం. <giggles> అది. ఆ!
ఆహా! ఓకే. ఆ! అదేదే. ఇంట్లో పిల్లలకి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేటప్పుడు, ఆహ్, ఏ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఉంటారు. ఈ నప్పుతుందా? లేదా? కలరా? లేకపోతే, కంఫర్టా? ఏ విషయాలు దృష్టిలో పెట్టుకుంటారు.
అవును. ఆ! వాళ్ళు ఆ! కంఫర్టు, తర్వాత కొన్ని ఆహ్, సమయాల్లో ఇప్పుడు మేమందరం బయటికి వెళ్తూ ఉంటాం. అలాగే, బీచ్‌కని ఇక్కడికి ఆడికి వెళ్తూనే ఉంటాం మేము. వారానికోసారో, 15 రోజులకోసారి. ఆ! వెళ్ళినప్పుడు కూడా వాళ్లకి ఇప్పుడు మరీ ఫార్మల్‌గా ఉంటే గూడా, పిల్లలుకి చక్కగా ఎంతో ఆకర్షణీయంగా వేసుకోవచ్చు. ఏ రంగు వేసుకున్నా వాళ్ళకి బాగుంటుంది. అలాగే పువ్వులు అవి కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు చాలాను. సో, అలాగ వాళ్ళని తీసుకెళ్లి చక్కగా వాళ్ళకి ఆ సరిపడా సైజు. ఆ! అవి కొనేత్తాం. అన్నీ రంగులు, అన్నీ వాళ్ళకి నప్పుతాయి అని అనిపిస్తుంది నాకు. ఇంకోటి వాళ్ళు ఏం వేసుకున్నా అది పర్వాలేదు. ఇప్పుడు మా కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ఫార్మల్ అని ఆఫీస్ అనగానే ఒక ఫార్మల్ డ్రెస్సు వేసుకోవాలి. తర్వాత ఫంక్షన్స్‌కి వేరు, ఇలాగ కొంచెం ఉంటుంది. ఈ వ్యత్యాసం అనేది కనిపిస్తుంది.
హ్మ్. అదే, అదే. హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. బావుంటుంది. హుహు. హ్మ్. హ్మ్. అదే, అదే. హ్మ్. హ్మ్. అదే. హ్మ్, హ్మ్. అవును. అవును. ఒక్కొక్క ఆహ్, ఒక్కొక్క ఈవెంట్‌కి ఒక ఒక్కొక్క రకంగా వేసుకోవాలి.
కానీ, ఒకటి

అదే. అదే. అదే. హ్మ్. హ్మ్.
ఆ శారీకి తగ్గట్టుగాను. అది అవే కుట్టించుకుంటూ ఉంటాను అవి సరిపోతుంది. కానీ, ఈ పెళ్ళిళ్ళవి మటుకు దే ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సి వస్తుంది. అది. తరువాత ఈ పిల్లలకి స్కూల్ డ్రెస్సులు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ డ్రెస్సు చక్కగా యూనిఫార్మ్ ఉండడం అన్నది చాలా మంచి విషయం అని నేను నమ్ముతాను. ఎందుకంటే, అందరూ ఒకేలాగుంటారు అక్కడ పిల్లలు. చక్కగా ఆ!
హుహు. ఆ! ఓకే. మాములుగా మీరు ఆహ్ హ్మ్. హ్మ్. అదే అదే. ఆ! కరెక్ట్. కరెక్ట్. మామూలుగా మీరు వార్డ్‌రోబు అన్నీ అరేంజ్ చేసుకుంటారా? ఇది పార్టీ వేర్ డ్రెస్సు. ఇది మామూలుగా ట్రావెల్ టైమ్‌లో వేసుకోవాలి. ఇదైతే ఆఫీస్‌కి వేసుకెళ్ళాలి అన్నట్టుగా ఇట్లా సెపరేట్‌గా పెట్టుకుంటారా?
అవును. సెపరేట్‌గా పెట్టుకుంటాను. ఇప్పుడు ఆఫీస్‌కి వేసుకొనేవి నిత్యం వేసుకునేవి. అవి మామూలుగా బయట కబోర్డ్‌లో పెట్టి, ఈ పట్టు చీరలు ఇవన్నీ మటుకు కబో బీరువా ఒకటుంది అల్మేరా. అందులో పెట్టేసి ఆహ్, తాళం వేసి అందులో నాప్థలిన్ బాల్స్ వేస్తాం. దాని వల్ల చక్కగా...
ఆ! అవును. ఓహ్! అవి కరాబ్ కాకుండా స్మెల్ రాకుండా.
మంచి స్మెల్ వస్తుంది బీరువా తి తలుపు తీయగానే. బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి.
హ్మ్. అదే అదే. చాలా చక్కగా వివరించారండి. మీ దుస్తుల ఎంపిక, వ్యక్తిత్వము ఏ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు. కంఫర్ట్ చూసుకుంటారా లేదా, అనే విషయాలన్నీ గూడా చాలా చక్కగా వివరించారు. తప్పకుండా మాట్లాడు
<laughs> ధన్యవాదాలు. ఆ! <chuckles> ధన్యవాదాలండి. నీకు నీతో మాట్లాడడం నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

అవును. నేను కూడా అంతే. అసలు ఎప్పుడో వాళ్ళు అనౌన్స్ చేసిన మొదలు నాకు మొదలవుతుంది అక్కడ టెన్షను. ఎలాంటి దుస్తులు <chuckles> ధరించాలి. అసలు షాపింగ్ గూడా చేసేసుకుంటా. షాపింగ్ చేయడం లేదా ఆన్‌లైన్ షాపింగొకటి ఇప్పుడు సులువు కదా! ఆ! చక్కగా ఆ రంగు
అవును. ఓహో! <laughs> ఓహ్! ఓకే, ఓకే. ఆ! ఆ! అంటే మామూలుగా ఇలా ఉంటుంది గదా అందరం గలిసి ఒకటే కలర్ డ్రెసేసుకోవాలి. ఒకటే డిజైన్ డ్రెసేసుకోవాలి అన్నట్టుగా. అలా పర్టిక్యులర్‌గా చూసుకుంటారా?
అదే. <chuckles> ఆ! వాట్సాప్ మెసేజ్‌లు వచ్చేస్తాయి నాకు. మా ఫ్రెండ్సు పంపిస్తారు. ఇలా ప ఆ డ్రెసు వేసుకుందాం ఆ కలర‌ని. ఇప్పుడు నా దగ్గర లేకపోతే లేదా కొంచెం పాతదయిపోయినట్టు ఉంటే మటుకు ఖచ్చితంగా కొత్తదా తెప్పించేస్తా. నేను తెప్పించడం <chuckles> లేతే వెళ్లి కొనుక్కోవడం, ఆ! అలాగా ఆహ్, బ దుస్తులు
ఓకే, ఓకే. అన్ని. ఆ! ఆ! <laughs> ఆ! ఓకే. అంటే ఆ విషయంలో మీ హస్బాండ్ ప్రమేయం ఎంత వరకుంటదంటారు?
ప్రమేయం అంటే ఇంకా వదిలేసారు నన్ను. ఇంకా లాభం లేదు. ఎందుకంటే చూసిందలా కొనేస్తూ ఉంటాను. ఆ ఇంకోటి కొంచెం ఆఫర్లు ఇవన్నీ కూడా వస్తే డీల్సు ఆహ్, ఈ ఆడవాళ్ళు ఇంతే అని ఒక ఒక మనస్తత్వం ఏర్పడి వీళ్ళు వాల ఆయనకి అలాంటి అభిప్రాయం ఏర్పడింది. ఆడవాళ్ళు <chuckles> కొంచెం ఇలాగే ఉంటారన్నట్టుగా ఒక అభిప్రాయం ఏర్పడింది. <chuckles> ఆయన ఆ!
<laughs> ఆ! ఆ! ఆహ్. ఆ మొత్తానికి ఆ విషయంలో స్వేచ్చిచ్చారంటారు. అదే, అదే. ఆ! ఓకే. అయితే ఈ విషయంలో కొంచెం ఫ్రీడమిచ్చారనే అనుకోవచ్చు.
ఆ ఫ్రీడమిచ్చారు. ఫ్రీడమిచ్చారు. అదె "ను ఏది వేసుకున్నా నువ్వు బావుంటావు" అన్నట్టుగా కొంచెం చ ఆ చాలా ఇష్టం ఆయనక్కూడా రకరకాల ఈ దుస్తులు వేరైటీగా వేసుకుంటే కూడా ఆయనకిష్టం. అందుకని ఆయన నవ్వుతారు. ఆ ఏమైనా మంచి ఇలా తెప్పించుకుంటున్నానంటే చూస్తారు "ఆ! ఇది బావుంది." అందులో కొంచెం సజెషన్లు కూడా ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. చిన్న పువ్వులున్నవి అలాంటివి ఆయనకిష్టం. అది. "ఇది గాడీగా ఉంది. అదొద్దు." ఆ!
ఓకే. అవును. అవును. హ్మ్. హ్మ్. ఆ! ఓకే, ఓకేకే. ఓకే. అంటే ఈ ఆ! కొ కొంచెం ఆహ్, దుస్తుల్లో కూడా శారీస్‌లో కూడా చాలా రకాలుంటాయి 'కాటను,' 'గద్వాలు.' అందులోనే 'పోచంపల్లి' అని జెప్పేసి లేదు అంటే 'మీనా కాటనని' జెప్పేసి. ఆ మామూలుగా కాటన్ ఇష్టపడతారా? లేకపోతే సిల్క్‌వి ఆహ్, వాడడానికి ఇష్టపడతారా? 'బ్రాసో' అని ఏ వివిధ రకాలుగా ఉంటాయి క్లాత్. ఎటువంటి క్లాతైతే ఏసుకోడానికి ఇష్టపడతారు?
అవును. 'పోచంపల్లి పట్టు.' అవును. ఆ! అవును కరెక్టు.

మాములు మిగతావి కొంచుం మంచి చిన్న ప్రింటున్నవి, ఆ! అన్నీ రా రకరకాలుగా కొనుక్కుంటూ ఉంటాం. పట్టు శారీస్ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళవి ఒచ్చినప్పుడు, ఖచ్చితంగా ఒక చీర ఆహ్, కొత్తది కొనుక్కుంటా. అది. ఉన్నా కూడా ప తట్టెడుంటాయి, కానీ మళ్ళీ కొనుక్కోడం. మళ్ళీ వెళ్ళి కొనుక్కుంటాం.
హుహు. ఓకే. ఓకే. ఆ! ఓహ్! అంటే, పట్టు చీరల్లో కుడా <laughs> ఆ! అంటే, పట్టు చీరల్లో కూడా ఉంటాయి కదండీ లైట్ వెయిట్ పట్టు చీర అని చెప్పేసీ. ఈ రోజుల్లో అంత బరువులు మొయ్యలేకపోతున్నారు. కొంచెం ఈ ఎండలకు గూడా లైట్ వెయిటు యేసుకుంటే బావుంటదీ. ఆహ్, లైట్ వెయిట్ పట్టు చీరలని అలా కొనుక్కుంటూ ఉంటారా?
అవును. అవును. కరెక్టు. ఆ! అవును. ఆ! ఇప్పుడు లైట్ వెయిటూ ఉప్పాడ వెళ్ళాం ఆ మధ్యకాలంలో. ఇప్పుడు మా తమ్ముడు మ్యారేజవుతే, ఉప్పాడ వెళ్ళి అక్కడికి వెళ్ళాం మేవు, చాలా దూరం. మా‌కు ఇంటి దె ఆహ్, ట్రైన్‌లో వెళ్ళాం. ట్రైన్‌లో వెళ్ళి అక్కడ మొత్తం షాపింగ్ చేసుకుని, ఆ! ఒకా ఓ 3 చీరలు కొనుక్కున్నా. అంటే, 3 పో పేస్టవ్ ఇవుంటాయి కదా! మెహెందీ ఫంక్షను, ఇలాగ. ఒక పాతది ఒకటి కట్టుకున్నాను. పాత చీరలుంటాయి. అవి ఉంటాయి మళ్ళీను, కానీ కొత్తవి కొనుక్కోడం. అది. ఆ! లైట్ వెయిట్‌వి బాగా ఒస్తున్నాయి. మంచివొస్తున్నాయి. ఉప్పాడ పట్టు, తర్వాత కాంజీవరం పాట్టు, ఇలాగా పట్టుచీరలు. అంటే, అవే మరి ధరించవలసొస్తుంది. పన్ పెళ్ళిళ్ళు, సంగీతు ఇవి కోడా ఒస్తున్నాయి కదా! అదే సంగీతది చాలా బావున్
ఆ! హ్మ్. హుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. <laughs> ఆ! ఓకే ఓకే. ఆహ్, అంటే ఈ దుస్తులు హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అదే అది. అవును. అవును. మామూలుగా ఆహ్, శారీ కంటే కంఫర్టబుల్‌గా ఆహ్, చుడిదార్సుంటాయి కదా! ఏయ్ చుడె అంటే, టైము ఎక్కువగా తీసుకోవు, టక్కునలా వేసేసుకొని యెళ్ళిపోవచ్చు బయటికి, హడావిడిగా వెళ్ళాలంటే. అటువంటి సమయంలో చుడిదార్స్ వేసుకోడానికిష్టపడతారా?
అవును. అవును. కరెక్ట్. అవును.